అంటే, మా నాన్నగారూ ఎప్పుడైతే, ఇవి చిన్నప్పుడండి బాగా, ఎప్పుడైతే ఆయన చేస్తూ ఉండేవారో, నాకూ నేను చూసేదాన్ననమాట. అందుకు నాకు ఐడియా ఉంది.
ఓకే. అదే, అదే అండి. అవీ నేను అప్పట్లో బాగా కలక్షన్‌ లాగా పెట్టుకునేవాడినండి. అది కూడా ఏంటంటే, పోటీ అనమాట. మా ఫ్రెండికీ నాకూ, అరె! నా దెగ్గరిన్ని సినిమాలున్నాయిరా, నా దెగ్గరిన్ని సినిమాలున్నాయిరా, <giggles> అని చెప్పి, అదీ అంటే, నేనన్నీ వినేవాడిని కూడా కాదు, యాక్చువల్‌గా చెప్పాలంటే. ఏదో నా దెగ్గర ఇన్ని కలెక్షనుంది అని చెప్పుకోడానికి, అలా కలెక్ట్ చేసుకుంటా ఉండేవాడిని.
ఓకే. అవునండి. ఓకే.
హ్మ్. అంటే, మా మామయ్యోళ్ళ దెగ్గర గాని, లేపోతే మా బాబాయోళ్ళ దెగ్గర గాని, అప్పట్లో ఏంటంటే, ఈ సినిమాల క్యాసెట్‌లో లేకపోతే, సీడీలు అంత లేవు, మావోళ్ళ దెగ్గర. ఈ పాటల క్యాసెట్లే ఎక్కువుండేవి.
అవునండి.
సో, నేను ఎవరింటి దెగ్గిరికెళ్ళినా కూడా, ఏదన్నా బావుంది ఆహ్, లేకపోతే వాళ్ళ దెగ్గరేదన్నా పాతదుందనుకోండీ, అది తెచ్చేసుకునేవాడిని. ఆ! మావయ్యా ఇది తీసుకెళ్తున్నానని జెప్పేసి చెప్పేసి వచేసేవాడిని.
ఓకే. మరది పనిచేయడం కానివ్వండి, ఇవన్నీ మీరు చెక్ చేసుకునేవారా? లేదు అనంటే, మామూలుగా తెచ్చేసుకొని
ఆ! లేదు, లేదసలూ నా ఉద్దేశం హ్మ్. అంటే, నా ఉద్దేశం, అక్కడా వాటిని వాడుకుందాం అని గాదు. ఏదో వాటిని పద్దాక <giggles> విందామని గూడా కాదు. ఆ! అదే చెప్పాను కదా! నా స్నేహితుడికి, నాకు ఒక పోటీ. ఇన్నిన్నున్నాయని చెప్పేసి చెప్పుకోడానికనమాట అంతే.
హ్మ్. ఓకే. హ్మ్. ఓకే. అలా చేస్తూ ఉండేవారా?
సో, కొన్ని కొన్ని సార్లు పాడైపోయినా, పాడైపోయినా ఈ క్యాసెట్లు గూడా, తెచ్చుకొని పెట్టుకునేవాడిని నా దెగ్గర.